ఈ రోజు సోషల్ ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా ప్రాముఖ్యత తీసుకుందండి జీవితాల్లో. అలా సోషల్ మీడియా మీ జీవితాన్ని ఎంతవరకు మార్చిందండి?
అవును. అసలు మొత్తం మారిపోయింది అనే అంటాను నేనైతే. సోషల్ మీడియా తోటే బతుకుతున్నాం. ఆ! అలాగా <chuckles> చే చేస్తూనే ఆహ్, అల్లారం కూడా ఇక ఫోన్‌లో పెట్టుకుంటాం. స్మార్ట్ ఫోన్. ఆ! అల్లారంతో లేవడం. ఆ! అన్నిటికి ఇదే స్క్రీనే. ఆ! ఈ ఫోన్‌లోని చక్కగా లేస్తాం లేచి మనం అన్ని పై టీవీ చూడ్డం. ఆ! ఆ టీవీ‌లో అన్ని చానల్సు
అవు నిజంగా. కరెక్ట్‌గా జెప్పారు. అవునండి. ఆ! <chuckles> ఆ! అంటే లేవగానే ఫోన్ చూస్తారా అండి? కాసేపు అలారం కొట్టిన వెంటనే ఫోన్ తీసి పక్కన పెట్టేసి పనులు జూసుకుంటారా?
ఈ మధ్య అది మొదలు పెట్టాను. ఎందుకంటే, అది పట్టుకుంటే పనులు అవి ఒకప్పుడు ఒక రకమైన ఇది ఉండేది. ఏమిటి ఉత్సాహం, అది ఇంట్రెస్టు. అది ఓహ్! తెగ చూసేయడం ఇంక. రాత్రి కూడా ఆ!
<laughs> ఆ! ఆ! అ అంటే ఏం చూస్తారు? అందులో ఫేస్బుకా, వాట్సాపా ఆహ్, లేకపోతే న్యూసా, యూట్యూబా?
అన్నీను. న్యూ న్యూస్ చానెల్స్ అవి ఎక్కువ చూసేదాన్ని. తర్వాత యూట్యూబు, ఇంస్టా‌గ్రామ్‌లు వన్ని రకరకాలు అన్ని ఆకర్షణీయంగా పెట్టేసారు కదా. ఇప్పుడు అన్ని‌ను. ఆ!
ఆ! ఆ! ఆహా! అంటే ఏమేమి ఏమేమి అప్లికేషన్స్ ముఖ్యంగా ఉంటాయండి మీ ఫోన్‌లో? సోషల్ మీడియా అప్లికేషన్స్.
సోషల్ మీడియా అన్ని ఇప్పుడూ, ఈ అన్ని యాప్సును. తెలుగు యాప్స్, న్యూస్ చానల్స్, యూట్యూబ్, యూట్యూబ్‌లో అన్ని వస్తున్నాయి కదా ఇప్పుడు. మొత్తం. ఆ! అందులో న్యూస్‌లు కూడా కొంచెం వింటాను నేను. ఎందుకంటే ఆ న్యూస్‌లు వింటే మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అన్ని కొంచెం అవగాహనలో ఉంటా. అది. ఆ అవగాహన కలుగుతుంది. దాని ప్రకారం నడు
హ్మ్. ఆ! <laughs> అవును. ఆ! ఆ! అన్ని తెలుస్తాయి. హ్మ్. హ్మ్. అవును. న్యూస్ అంటే ఎట్లా చూస్తారండి? క్రైమ్ న్యూసా? లేకపోతే బయట ఉన్న వాతావరణం న్యూసా? లేకపోతే ఎక్కువ పాలిటిక్స్ చూస్తారా? ఎట్లాంటి న్యూస్ చూస్తారు?
ఆ! నేను మొత్తం జనరల్ న్యూస్‌లు. జనరల్ న్యూ‌సు, పాలిటిక్స్ అన్ని ఉంటాయి అందులో. నాకు పాలిటిక్స్ అవి కూడా ఇంట్రెస్టే, కొంచెం. ఆ! అవి కూడా ఏం జరుగుతున్నాయో, జస్ట్ అంతే. ఇంట్రెస్టంటే, అంత మరీ ఇది కాదు. జస్ట్ అలాగా వింటాను. ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉంటా.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. అంటే ఇప్పుడు న్యూస్‍లో కూడా, చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే, లైవ్‌గా ఛానల్స్, లైవ్ రన్ అయ్యేదో ఉంటుంది. లేదు అంటే, ఆహ్, యూట్యూబ్‍లోనే ఏవో, ఛానల్సు, వేరే ఉంటాయి కదా! పబ్లిక్ క్రియేటెడ్ ఛానల్సని, అవి కూడా ఉంటాయి. మీరు, ఆహ్, ట్రెడిషనల్‍గా ఉన్న ఛానల్స్‌ని ఫాలో అయితారా? లేకపోతే యూట్యూబ్ ఛానల్స్‌ని ఫాలో అయితారా?
అవును. ఆ! ఆ! అదే. అవును. నేను ట్రెడిషనల్‌గా ఉన్నవే, నేనెక్కువ చూస్తాను. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో ఫేకు, ఆ! అది. అది నేను నమ్ముతా. ఎందుకంటే, ఫేక్ న్యూసులవి ఎక్కువైపోయి కదా! ఈ మధ్య కాలంలోని. అవి అన్నిటి నించి మెల్లిగా బయట పడుతున్నాను. ఎందుకంటే, ఆ సోషల్ మీడియా నా మీద ఎంతో ప్రభావం చూపించింది.
ఆ! అవైతే నమ్మకమైనవి. <chuckles> ఆ! అవునండి. ఆ! ఆ! ఆ! కొంతమంది ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కూడా, హెడ్ సెట్ చెవిలో పెట్టుకోని, ఆహ్, సోషల్ మీడియా యాప్‍లు అవి వింటూ వింటూ ఇంటి పనులు గూడా చేస్తూ ఉం ఉంటారు. అట్లాంటిది ఉపయోగకరమా? ఉపయోగకరం లేదా? టైమనేది ఆహ్, సేవైతుందా? అవ్వదా? మంచిదా? కాదా? మీరేమనుకుంటారు ఈ విషయంలో?
మొత్తం ఈ సినిమాలవి చూడటం. అవును. అవును. ఆ! అవును. నేను కూడా ఆ! అంటే దానికి, సమయం మనం పరిణితిలో ఉండాలి. ఎప్పుడు పరిమితి చేస్కోవాలి. కొంత సమయమే చూడటం అన్నది, ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేర్చుకున్నాను...
హ్మ్. హ్మ్. హ్మ్.
ఒకప్పుడు, నేను చాలా ఇగో ఇలాగే, ఎంతో, వదే ఇంట్రెస్ట్‌గా అన్ని చూసేసేదాన్ని. కానీ ఇప్పుడు అంతా, నాకు అవగాహన కలిగింది, ఎక్కువ. తర్వాత దాని యొక్క చెడు ప్రభావాలు కూడా, నా మీద కూడా, కొంచెం పడ్డాయి. తలనొప్పులవి రావడం, నిద్ర సరిగ్గా లేకపో ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే తలనొప్పి, కళ్ళు లాగడం...
అదే. ముఖ్యంగా నిద్ర కోలిపోయా. చాలా రోరు చాలా ఏ ఒక 2 ఏళ్లు అలాగ నేను.
ఇట్లాంటివి. ఆ! అంటే మీకీ అలవాటుందా? రాత్రీ, ఎక్కువ సేపు ఫోన్ చూస్తూ నైటు 12కి, 1కి నిద్రపోవడం అట్లాంటిదేమన్నా ఉందా?
అవును. అది ఒకప్పుడు ఉండేది. ఈ మధ్య కాలంలోనీ, నేను స్ట్రిక్ట్‌గా ఆ ఫోనుని మటుకు, చక్కగా ఎక్కడో పెట్టేస్తున్నాను, పక్క గదిలో. అందుబాటులో లేకుండా చూసుకుంటా.
ఆ! ఆ! <chuckles> ఆ! అంటే, ఇప్పుడు మీరు నిద్రపోయే గదిలో మాత్రం ఫోన్ ఉండగూడదు అని అనుకుంటారు.
ఆ! చూసుకోవడం వల్ల ఒక్ అంతే. అలా అనుకుంటాను. ఇప్పుడు 11కి పడుకుంటా అంటే
ఒక టైమ్ లిమిట్ అంటూ పెట్టుకుంటారా ఫోన్‌లో? అలారం అంటూ పెట్టుకుంటరా? గంట సేపు తర్వాత నాకు అలారం రావాలి. తర్వాత నేను ఫోన్ తీసేసి, పక్కా పెట్టేస్తా అన్నట్టుగా ఏమన్నా పెట్టుకుంటారా?
ఆ! ఖ అంతే. అల్లారంలాగే నేను అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు 10:30, 11కి పడుకుంటానంటే, నేను 9:30 కల్లా అది క్లోజ్ చేసేస్తాను ఫోన్. ఆ పోన్ అక్కడ పెట్టేసి
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఇదొకటి ఉందండి. ఆహ్, సోషల్ మీడియాలో నేను బెట్టిన ఫోటోకి లైకులు రావట్లేవు. ఆహ్, కామెంట్స్ రావట్లేవు అని, ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఆ! <chuckles> అవును. ఆ! ఆ! ఉన్నాయి. అది కూడాను ఫోటోలు అవిను. ఇప్పుడు గబుక్కుని అవతల వాళ్ళు రియాక్షన్ ఇవ్వకపోతే, ఆ! కొంచెం చివుక్కుమన్
<chuckles> ఆ! చూసి కూడా మెసేజ్‌కి రిప్లై ఇవ్వకపోతే
అది. మేము ఫ్రెండ్స్ అందరం ఒక గ్రూప్ ఉంది మాది. చిన్నప్పుడు ఫ్రెండ్సు ఆ గ్రూప్‌లోని సరిగ్గా రియాక్షన్స్ రాకపోతే కొంచెం ఫీల్ అవ్వడం ఆ రోజు అంతాను. ఇప ఆ! అయ్యో! స న నేను పెట్టిన దానికి ఎక్కడ రియాక్షన్ సరిగ్గా రాలేదు మంచిది పెట్టాను అలాగనమాట. ఇలాంటి బాధలు అన్నిటిలో నుంచి కొంచెం నెమ్మదిగా బయట పడుతున్నాను నేనే. ఎందుకంటే, దీని వల్ల నిద్రను కోల్పోయి, మానసిక ఆహ్, ప సంతోషం లేకుండా పోయింది. ఆ! ఇవన్నిటిలో నుంచి బయట పడడం అనేది నేర్చుకుంటున్నాను నెమ్మదిగాను. ఆ! ముఖ్యంగా నిద్ర పోవడం అన్నది ఇప్పుడు ఖచ్చితంగా నేను పడుకోగలుగుతున్నాను.
ఆ! ఆ! <laughs> ఆ! ఆ! ఆ! మానసికమైన బాధి బాధ హ్మ్. హ్మ్. హ్మ్. ముఖ్యం. హ్మ్. హ్మ్. అవును. అయితే, ఇప్పుడు ఇబ్ ఈ సోషల్ మీడియాలో చాలా బిజినెస్ లింకులు బిజినెస్‌కి సంబంధించిన మెసేజ్‌లు గూడా వస్తూ ఉంటాయి. అది ఎంతవరకు ఉపయోగకరం అని చెప్తారు?
అది. ఆ! అవును. అవి కొంచెం మనం రివ్యూలు అవి చూసుకోవాలి ముఖ్యంగా. ముఖ్యంగా రివ్యూలు చూసుకొని అది రెండు మూడు చా
హ్మ్. ఈ మధ్య రివ్యూలు కూడా అవీ నిజమా? కాదా? అన్నట్టుగానే ఉన్నాయి కదండీ.
అవును. పెయిడ్. అవును. దానికి కూడా డబ్బులు ఖర్చుపెట్టి రివ్యూలు ఇప్పించుకుంటున్నారు. వాళ్ళు. అలా కూడా వస్తోంది.
ఆ! అది మనం ఎట్లా నిజమైనది ఈ బిజినెస్‌కి ఉపయోగపడతది అన్నట్టుగా, అనుకోవచ్చా సోషల్ మీడియాలో వచ్చే మెసేజులు? బిజినెస్‌కి సంబంధించి వచ్చే మెసేజులు.
ఆ! అది. వాటిని ఏం చేస్తామంటే గూగుల్‌లో కూడా ఒకసారి చూస్తా...
ఆ! కరెక్ట్‌గా చెప్పారు.
దాని తాలూకు బ్రాండు. ఆ బ్రాండ్ తాలూకు అది ఇంగ్రీడియెంట్స్ దేంతో తయారు చేశారు? ఏమిటి వాడారు? ఇవన్నీ కొంచెం డీటెయిల్స్‌గా చూస్తాను. అది అన్ని చానెల్స్‌లో కొంచెం 2, 3 ఛానెల్స్‌లో అదే చూపిస్తున్నారు తర్వాత అది నమ్మొచ్చు, ఆ ప్రోడక్ట్ గురించి అన్నప్పుడు దాని గురించి ఆలోచించచ్చు. అని అలా చా అవును.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! కరెక్ట్‌గా చెప్పారు. ఇప్పుడు ఈ రోజుల్లో వాట్సాప్, ఫేస్క్ బు ఫేస్‌బుక్ అనేది అమ్మమ్మలకు, బామ్మలకు కూ వరకు కూడా వచ్చేసింది. అయితే వాళ్ళు పెళ్లి ఫోటోలు, వాళ్ళు చిన్నప్పటి ఫోటోలు గూడా పెట్టుకునేదాకా వచ్చేసింది. ఆహ్, దా దాని గురించి మీరేమంటారు?
<chuckles> అవును. ఆ! అవును. అది ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా పాపం వాళ్ళ ఫోటోలు చూస్తే మనకు కూడా ఆన్ ఆహ్, మనకు ఆనందం. అదే కదా! అవి అందులోని ఎల్లకాలం ఉంటాయి అవి. ఈ ఫేస్‌బుక్‌లో వాటిలో ఎక్కించేసామంటే ఆ ఫోటోలు పాతవి అవి బయటౌతే హ్మ్. బొద్దింకలవి పట్టే ఛాన్స్ ఉంటుంది. బయటౌతే పాడైపోతాయి. ఎన్నాళ్ళో ఉండవు కదా! కానీ ఈ సోషల్ మీడియాలో పెడితే మీరన్నది కరెక్ట్ అది ఆ! చక్కగా అవి ఎన్న ఎల్లకాలం ఉంటాయవి.
ఆనందంగా ఉంటది. హ్మ్. హ్మ్. ఎప్పటికీ ఉంటాయి. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <smacks lips> ఆ! ఇలాంటి సందర్భం ఏదైనా ఉందా? పెద్దవాళ్ళ ఫోటోలు ఫేస్‌బుక్‌లల్లో పెట్టి వాళ్ళని సంతోషపరచిన సం ఆహ్, సందర్భాలేవైనా ఉన్నాయా?
మన పెద్దవాళ్ళవి అవ ఫోటోలవి చూసుకో ఆ! చాలానే. ఆహ్, నేం మా చిన్నప్పుడివే. నేను మా అమ్మమ్మ గారితో ఉన్నవి, మా నాన్నమ్మతో ఉన్నవి, ఆ ఫోటోలని ఒకటో, రెండో ఉండేవి, ఉండేయి. కానీ, అవన్నీ చిన్న చిన్న వైటు స్పాట్సవి వచ్చేసి పాడైపోతున్నాయి.
ఆ! ఆ! ఆ! ఆ! ఓహ్! ఓహ్!
అవి చక్కగా ఫోటోలు తీసుకొని, దాన్ని కొంచెం స్కాన్‌లా చేసి, దాన్ని చక్కగా ప పెట్టుకుని ఫోటోషూట్‌లా చేసి, ఆహ్, అది చక్కా పో సోషల్ మీడియాలో వాటిల్లో పెడితే, ఎంతమంది మా చుట్టాలందరూ ఎంతో లైక్ చేసారా ఫోటోలు. ఆ! చాలా సంబరపడిపోయారు. గ్రూప్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ చుట్టాలు ఇప్పుడు ఎలా ఉన్నారో, అప్పడికీ ఇప్పడికీ వాళ్ళు చూసుకొని, ఎంతో మురిసిపోయారు. వాళ్ళు. ఆ! ఈ ఫోటోల
ఆ! ఆ! ఆ! ఆ! సంబర పడ్డారా? <laughs> ఆ! ఆ! ఎంతో ఆనందం ఎసుంటది మీకు.
<chuckles> చాలా బా ఆనందపడ్డారు. తరాతీ వాట్సాపుల్లో వాటిలో కూడా ఆ!
కి ఇంకొకటండి ఆ! ఇంకొకటండి, ఫోటో పెట్టిన తర్వాత, ఫోటో కదులుతున్నట్టు వీడియో రూపంగా మార్చే పద్ధతి కూడా ఉంటది, అదెప్పుడైనా ట్రై చేసారా అండి?
అది ఈ మధ్య కాలం వస్తోందది, నేను కూడా ఆ!
ఆ! ఈ మధ్య వస్తున్న ఆహ్, టెక్నాలజీ అదీ, అలా ట్రై చేసారా?
అదే. ఆ! ట్రై చేశాను. మొన్న మేము అరకు వెళ్ళాం, ఈ మధ్య కాలం. ఓ 10 రోజుల క్రితం ఆహ్, 15 రోజుల క్రితం. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో‌లన్ని తీసుకొని, చక్కగా అది అలాగే పెట్టుకున్నాం, మేము కదులుతున్నట్టు.
ఆ! ఆ! ఆ! హ్మ్.
చిన్న, చిన్న మూమెంట్స్ ఇస్తున్నట్టు నెక్స్ట్ మూమెంట్. ఆ దానికి కూడా చక్కగా ఎంత బావొచ్చాయో ఆ ఫోటోలు అవి చూస్తుంటే, సోషల్ మీడియాలో ఉపయోగాలు ఉన్నాయి ఆ! దానివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి అది. ఈ విషయంగా ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. అదే కాకుండా మా బంధువులు అందు అందరితో నేను టచ్‌లో ఉంటాం...
హ్మ్. ఆ! భలేగా అనిపించిందా? ఆ! ఆ! అవునండి. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును గ్రూప్‌లుంటాయి గాబట్టి, అందరూ టచ్‌లో ఉంటారు.
అందరం ఈ వాట్సాప్ ఆ! అందరం చక్కగా అందులో మాట్లాడుకొని, చాట్‌లు చేసుకొని, ఆ! మా కజిన్సు, అందరు ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు. ఎక్కడో దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అందులో ఒక మెంబర్‌గా ఉండి, ఎంతో సంతోషాన్ని పంచుకుంటున్నాం. మా ఇళ్ళల్లో ఏ మన
హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఏదైనా సందర్భం ఉందా అండి? ఇప్పుడు దూరం అయిపోయిన వాళ్ళో, గొడవ పడుతున్న వాళ్ళో ఆహ్, మీ బంధువుల్లో గానీ, మీ దగ్గర వాళ్ళలో గానీ, ఆ దూరం తగ్గిపోయి, కొంచెం దగ్గరయ్యేందుకు ఈ సోషల్ మీడియా ఏమన్నా ఆహ్, తోడ్పడిందా?
ఆ! ఆ! ఖచ్చితంగాను. అమెరికా వెళ్ళిపోయాడు మా కజిను, ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయిన వాళ్ళు. మధ్య మధ్యలో వచ్చీవారు కానీ, ఆహ్ వాళ్ళా వాళ్ళు ఒక హ్మ్, కజిన్ కదా! వాళ్ళమ్మా నాన్న దగ్గర ఉండి, ఓ రెండు రోజులుండెళ్ళిపోడం అలాగా. పెద్దగా టచ్ లేదు. కానీ వాళ్ళంతట వాళ్ళ అతనే మా, మా గ్రూప్‌లో కలిసి, మా అన్నయ్య వరుసవుతాడు. ఆ! ఎంత సంతోషాన్ని పంచుకుంటున్నాడంటే, నాకు చాలా మార్పు కనిపించింది. మాకు గూడా ఎంతో ఆనందంగా ఉంది. మా అన్నయ్యిలాగా, ఎప్పుడో అసలు కనుమరుగయిపోయిన వాడు ఇలాగ
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆయనంతట ఆయనగా వచ్చి, కలిసి, మాట్లాడడం అనేది ఆహ్, ఓహ్, సోషల్ మీడియాలో సంతోషం అనిపిచ్చింది.
<chuckles> ఆ! సంతోషం అనిపిస్తది. తరవాతా రాఖీ పండుగలవీ వచ్చినప్పుడు, అక్కడి నుంచి మాకిలాగా గిఫ్ట్‌లవీ పంపించడం, గిఫ్ చెక్కులు ఆ! గిఫ్టు ఆ! అంటే, గిఫ్ట్ కార్డ్ అంటే ఇందులోనే, అదే కదా! ఈ సోషల్ మీడియా ద్వారానే, వీటి ద్వారాలే పంపిస్తూ ఉండడం.
ఆ! ఆ! ఆయి అబ్బో! చాలా బాగా అనిపించి ఉంటది అప్పుడు. ఆహ్, గుర్తుపెట్టుకొని మరీ పంపడం. హ్మ్. అందువల్ల ఈ సోషల్ మీడియా పుణ్యమా అని కలిసిండ్రు.
అది. అలాగా. సంతోషాన్ని పంచుకుంటున్నాం, అందరమును. అది. పన్ ఆ! ఆ!
<giggles> ఆ! బావుందండి, బావుంది. అయితే, ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు, మనం ఆహ్, ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, ఒకళ్లీంటికెళ్ళేసి మాట్లాడుకుంటున్నప్పుడు అర్ధగంట, గంట ఆహ్, టైం కేటాయించి మాట్లాడుకుంటాం. ఈ సోషల్ మీడియాలో ఏదన్నా మెసేజ్ పెట్టినప్పుడు, తిరిగి ఒకా మెసేజ్ రిప్లై ఇవ్వడానికి, ఆహ్, ఇవ్వలేదు అంటే, రిప్లై ఇవ్వడానికి గూడా టైం దొరకట్లేదా? ఒక్క ఓకే, సరే, అని ఒక రె రిప్లై ఇవ్వడానికి కూడా, సమయం దొరకట్లేదా వీళ్ళకి? అని బాధపడ్డ సందర్భాలున్నయ్యా?
ఆ! అవును. ఆ! ఒకప్పుడు బాధ పడేదాన్ని. కానీ ఇప్పుడు నాకు స్వతహాగా నాకు అనుభవాలు నాకు చాలా నేను పాఠాలు నేర్చుకున్నా. ఎందుకంటే, నాకు కూడా నేను స్వయంగా నేను ఇవ్వలేకపోయాను. హ్యాపీ బర్త్‌డే మెసేజ్ అవి పెట్టలేకపోయాను. రాత్రి పెట్టాను. 11:30 తర్వాత పెట్టాను. ఎప్పుడూ అసలు తెల్లవారుజామున మా కజిన్ ఆహ్, ఆమె పెడుతూ ఉండేది నాకు మెసేజ్. కానీ నేను పెట్టలేకపోయేదాన్ని. కానీ ఈ ఆహ్, అలా అప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఆహ్, గుగ పని ఒత్తిడి లేతే ఇంట్లో కూడా ఏదో కారణం చేత మనం ప మెసేజ్ పెట్టలేకపోవచ్చు. అలాగా నేను మంచి ఆలోచించడం మొదలుపెట్టాను. అవతల వాళ్ళ గురించి కూడా. ఏదో కారణం ఉండుండొచ్చు. అందుకే అలా.
హ్మ్, హ్మ్, హ్మ్, హ్మ్, హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్. ఆ! ఆ! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అలా అర్థం చేసుకున్నారు.
అలా ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు అందరు అర్థం చేసుకున్నాం. నాతో పాటు.
ఓహ్! ఓహ్!
అలాగా ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చాం. అది. ఆహ్, ఈ వా వాట్సాప్, ఫేస్‌బుకుల్లో కూడాను చక్కగా మంచి, మంచి మెసేజ్‌లు ఇచ్చే మోరల్ ఈ స్టోరీస్ ఇవన్నీ కూడా పంచుకుంటున్నాం. ఈ మధ్య కాలంలోని. అది. ఆ! ఆ!
అవునండి. అవునండి. బా చెప్పారండి. అయితే మీరు రోజు ఎంత సమయం కేటాయిస్తారండి సోషల్ మీడియాలో?
సోషల్ మీడియాలో నేను పరిమితి అది చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. మహా అయితే ఒక 4 గంటలు, 3 గంటలు అంతే, రోజంతా. ఆ! 3 గంటలు అది కూడా ఇంకా కుదించడానికి ట్రై చేస్తున్నాను. ఆహ్, ఒక అరగంట.
హ్మ్. 3 గంటలు. 3 గంటలు. ఓహ్! సోషల్ మీడియాలో వంటలు కూడా చూసి చేస్తూ ఉంటారు కదండీ. ఆ అట్లా మీరు ఏదైనా రెసిపీ ట్రై చేసి ఆహా! అద్భుతంగా వచ్చింది, అని అనిపించిన రోజు ఏదన్నా ఉందా? ఏదన్నా వంటకం ఉందా?
అవును. <chuckles> ఆ నేను బిసి బేలే బాత్ అని కర్ణాటక స్టైలు. అది కర్ణాటక స్టైల్ వాళ్ళు వాళ్ళు బాగా చేస్తారు. నేను చేసేదాన్ని కానీ అంత బాగా
ఆ! ఆ! ఆ! ఆ! బిస్మిల్లీ బాత్ అంటే సాంబార్ రైసేనా అండి?
సాంబారంటే సాంబారుకి దీనికి కొంచెం తేడా ఉంటుంది ఎంతైనాను. ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు అవి వెయ్యం. కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఇందులో మిస్ ఉంటాయి. వెయ్యం. సో అది నేను అక్కడ యూట్యూబ్‌లో చూసి, జాగ్రత్తగా ఈ కర్ణాటక చానెల్ చూసి, అందులో విధంగా చేశాను. చేస్తే మా ఇంటిల్లి పా
ఓహ్! ఆ! హ్మ్. హ్మ్. ఓహోహో! హ్మ్. ఆహాహాహా! ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చా, లేకపోతే బయటి ఏమైనా కలపాలా అందులో బయటి నుండి మసాలాలు తీసుకొచ్చి?
ఇంట్లోనే అన్ని దొరుకుతాయి. మసాలా అన్ని ఇంట్లో చేసుకోవచ్చు. ఆ కర్ణాటక స్టైల్‌లో చూసి జాగ్రత్తగా చేశాను. ఎంతో రుచిగా వచ్చింది. ఆ! ఇంటిల్లిపాది తిన్నారే. ఆ! అది. <chuckles> సో అలాగా నేను చూసాను యూట్యూబ్.
ఇంట్లోనే చేసుకోవచ్చు. హ్మ్. ఆహా! ఆహా! అద్భుతంగా ఉంది మీరు చెప్తుంటే. ఓహ్! ఓకే చాలా విషయాలు పంచుకున్నారండి. సోషల్ మీడియా గురించి దాని వల్ల ఉపయోగాలు చెప్పారు. ఉపయోగం కానివి చెప్పారు, టైం వేస్ట్ గురించి చెప్పారు, టైం సేవ్ అవుతున్న దాని గురించి చెప్పారు, చాలా విషయాలు పంచుకున్నారు, చాలా ఆనందంగా ఉందండి మీతో మాట్లాడడం.
అవును. మీతో మాట్లాడడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.